నిజమే అండి. నేనైతే అంతే అండి. ఎందుకంటే, మేము క్లాసులో <chuckles> క్లాస్‌లో వినేవాడిని కాదండి. క్లాస్ జరుగుతుంటే పడుకోవడమో, లేదంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడడం అలాంటివి చేసేవాడిని. క్లాసే వినేవాడిని కాదు <chuckles>
అవునా! <chuckles> వయసు అవ ఆ వయసు అలాంటిది. <chuckles>
అంతే గదండీ! నేనేంటంటే, ఇంకా ఆ అమ్మాయి ఏమో క్లాస్ విని చక్కగా చ ఆ అమ్మాయి టాపర్ అండి కొద్దిగా చదువుతాది బాగా. తనేంటంటే, క్లాసంతా వినేసి నాకు ఎక్స్‌ప్లైన్ చేయడం మళ్ళి. లేదంటే, బుక్స్ అన్నిఇలా రాసివ్వడం, లేదంటే రికార్డులు గాని ఇయన్నీ రాసిచ్చేది. దగ్గరుండి హెల్ప్ చేసేదిలెండి. అందులో తను చాలా సహాయం చేయడం వల్ల, ఆ బుక్‌లెట్ దాన్ని ఎలాగా రాసిచ్చిందో అలా సహాయం చేయడం వల్ల, నాకు చాలా అంటే చాలా యూజ్ అయిందండి. అంటే ఎగ్జామ్స్‌లో గాని, లేదంటే ఇప్పుడు ఏవంటంటే మాములుగా చదివి బట్టి పట్టేసి అయితే రాసేస్తామండి. మనకి అది తెలుసు. కామనే గదా! తనేంటంటే, ఒక ప్రాక్టికల్‌గా అర్థమయ్యేలాగా, తరువాత ఎలా యూజ్ అవుతాదో ఇది. అని మొత్తం డీటెయిల్‌గా మొత్తమంతా రాసిచ్చిందండి. నేనర్థం చేసుకోవడంకి కూడా చాలా సింపుల్ సులువుగా ఉంది నాకైతే మొత్తానికి. తన వల్లే మాక్సిమం తను సహాయం చేయడం వల్ల, అప్పుడు నేను ఇలాగా ఆహ్, కొద్దిగా డెవలప్ అయ్యానండి. అంటే స్టడీస్‌లోని ఈటిల్లో గాని. ఆ తర్వాతేం జరిగిందంటే బీటెక్ లైఫ్ అయిపోయిందండి. తనేంటంటే, స్టడీస్‌కని వే ఆ! అండి.
ఓకే. అవునండి. అవును. ఏదైనా ఏదైనా సరే, అమ్మాయిలు కొంచెం స్టడీస్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు.
ప్రియారిటీ ఇస్తారండి. అవునండి. ఎక్కువ చూపిస్తూ ఉంటారు. మా అబ్బాయిల్లా కాదులే అమ్మాయిలైతే. నేను ఒప్పుకుంటాను ఆ విషయాంలో అయితే. ఏంటంటే అదే అండి.
అవ్ నిజమే. కానీ, ఆ మార్పు మీ జీవితంలో ఏదైనా ప్రభావం చూపిచ్చిందని అనుకుంటున్నారా మీరు?
అంటే, అంటే ఇంట్లో అంటే కొద్దిగా ఆ! చూపిచ్చడం అంటే మరీ అంత కాదండి. అంటే ఇంట్లో వాళ్ళకి వ సంబంధించింది. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారనుకోండి
అంటే మరి అంత కాదు అన్ సెమ్ సెమిస్టర్స్ హ్మ్.

అదే కదండీ! ఇంకా వన్నీతతనా నాకొక కొద్దిగా అనేది అదే ఇంకా ఏదో ఒకటి చేయాలని అనిపిచ్చిందండి. ఇలా అయితే పని అవ్వదు ఏం చేయాలి, ఏం చేయాలి, అన్నప్పుడు బిజినెస్ అంటే నాకు కొద్దిగా చాలా ఇష్టమండి. బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే, ఆ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అని ఉన్నానండి.
మీకు బిజినె బిజినెస్ మీద ఆసక్తుందా?
ఆ! అవునండి. కొద్దిగా ఆసక్తి ఎక్కువ ఉంది. ఇంట్రెస్ట్ బా ఎక్కువండి బిజినెస్ అంటే. ఆ! అలా ఉంది. బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇలా ఇలా అనుకుంటున్నాను గాని, ఆ నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. ఇలా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి ఏంటి అనేది, ఒక ఐడియా అయితే ఉందండి. అంటే, ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేనైతే. ఎలాగంటే ఈ డ్రాప్ షిప్పింగ్ ఈ కామర్స్ మీకు ఐడియానే ఉండుంటది.
ఓకే. కేం మరి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసారు?
కదా అండి చెప్తానండి. ఇది ఓహ్! ప్లానయితే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ డ్రాప్ షిప్పింగ్ గురించి మీకు ఒక ఐడియా ఉండుంటది డ్రాప్ షిప్పింగ్ అని, లేదంటే ఈ కామర్స్ ఈ కామర్స్ అండి ఈ కామర్స్ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో.
దేని గురించండి? ఓకే. అవును. అవును. అవునండి. చేప్ అవును.
ఆ! ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనం పర్చస్ చే కొంటూ ఉంటాం. ఏమన్నా జ్యువెల్లరీస్ గాని, నెక్లెస్ గాని ఇట్లా కొంటూ ఉంటాం కదా! అవ్వండి. ఏంటంట్
అది రోజూ జరిగేదే. అంటే మా ఒక మన జీవితంలో ఆన్‌లైన్ షాపింగనేది ఒక భాగం అయిపోయింది.
నిజమే అండి. అలాగా స్టార్ట్ చేద్దాం, కొత్తగేదో ప్రొడక్ట్ తీసుకొని, మంచి ట్రెండింగ్‌లో ఉన్న ప్రొడక్ట్ తీసుకొని, దాన్ని సేల్ చేద్దాం అని అనుకున్నానండి నేను. ఆ! స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అంతా బానే ఉందో ఒక ప్లాను ఒక స్కెచ్ అనేది ఒకటి తీసుకున్నాండి మొత్తం ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎలా స్క్రాప్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది, ఏంటి అని మొత్తం చూసానండి. ఫస్టు, ఆ టైంలో నాకు డబ్బులు లేవండి. చెప్పాను కదండి మా నాన్నగారు డైలీ వర్కర్ అని, నా దగ్గర డబ్బులు కూడా అంతుండే
కే అవునవును. మరి ఎలా ఎలా డబ్బుల్ని అడ్జస్ట్ చేసుకున్నారు?
అంటే, ఫ్రీసోర్స్ తోనే అండి. ఫస్ట్ ఏం చేశానంటే యూట్యూబ్‌లో, వీటిల్లో చూసి, ఫ్రీ‌గా వస్తే, ఎలా స్టార్ట్ చేయాలి ఇయన్నీ చూసుకునానండి మొత్తం అంతా. దీనికి మరి ల్యాప్‌టాప్‌‍ ఇలాంటియి కొన్ని కావాలి కదండీ. అలాగే మా ఫ్రెండ్, స్నేహితుడు సహాయంతో ఒకడు ఉన్నాడండి, వాడు అప్పుగా డబ్బులు ఇస్తే, ఆ డబ్బులతో ఒక ల్యాప్‌టాప్‌‍ తీసుకున్నానండి. ల్యాప్‌టాప్‌‍ తీసుకొని, ఇయన్నీ స్టార్ట్ చేయడం అనేది కొద్దిగా మొదలెట్టాను, ప్రారంభించాను మొత్తానికి. మొదలెట్టుగా ఏమైందండి
అవునండి. హ్మ్. మొత్తానికి ఎలా అయినా సా మొత్తానికెలా అయితేనేం ప్రారంభించారు.

ప్రారంభించి ల్యాప్‌టాప్ తీసుకోనని డబ్బులు తీసుకొని తీసుకొని ప్రారంభించానండి మొత్తానికి. ఇంక అంతా బాగానే ఉంది, అంతా బాగానే సాగుతుంది అనగా స్టార్ట్ చేసాను. అంతా బానే ఉందండి. ఒక నెల దా నెల వరకు చూసానండి. సేల్స్ ఏం రాలేదు అసలు. చాలా ఇబ్బంది పడ్డానండి బాధపడ్డాను గూడా చెప్పాలంటే అంటే ఏం రాట్లేదు ఏంటి
ఓకె. హ్మ్. లేదండి. బిజినెస్ అనేది...
అలా అని కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డాను.
బిజినెస్ అనేది చాలా, చాలా ఓపికతో కూడుకున్న విషయం. ఎన్ని నెలల తర్వాత కొన్ని సార్లు, చాలా నెలలు పట్టొచ్చు. కొన్నిసార్లు సంవత్సరాలు పట్టొచ్చు. అది ఎప్పుడు ముందుకెళ్తుందో కూడా మనమసలు చెప్పలేం.
అదే అండి. అదే అండి. నిజమేనండి. అవునండి. కొద్ది టైమ్ పట్టుద్దదే. నిజమే అండి బాబు! కానీ చెప్పలేమండి. కాకపోతే ఎదో రోజు మొత్తానికి సాధిస్తాం అన్న నమ్మకం అయితే ఉందండి. మాములుగా నెల, 2 నెల్లు చూసాను అంతా బాగానే ఉంది. సేల్స్ రాట్లేదండి. సేల్స్ రాకపోతే ఇప్పుడు తర్వాత ఏమైంది అర్థమైందంటే, ఆ మార్కెటింగ్ అనేది మళ్ళీ కొంత ఎ డబ్బు అనేది ఇన్వెస్ట్ చేయాలని అన్నారండి. అలాంటి సమయంలో ఏం జేసానంటే, నాకేం చేయాలో తెలియదు. ఇప్పటికే నేను అప్పు తీసుకొని ల్యాప్‌టాప్ ఇయన్నీ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ డబ్బులంటే ఎక్కడి నుండి తెస్తాను. ఇయన్ని మొత్తం. ఆలోచించానండి అప్పుడు ఏం చేశానంటే నేనూ
హ్మ్. అవును. మరేం చేసారప్పుడు? హుహు.
ఆలోచిస్తుండగా మా నాన్నగారు వచ్చారండి.
ఎవరి దగ్గరైనా మళ్ళీ అప్పు తీసుకున్నారా?
ఆ! అప్పు తీసుకోలేదు కానండి. మా నాన్నగారు ఆళ్ళ అన్నయ్య వాళ్ళ త కొడుకు ఉంటాడండి. కొద్దిగా ఆళ్ళు బానే చదువుకొని మంచిగా సెటిల్ అయ్యే ఉన్నారండి వాళ్ళు. వాడు నాకొక ఐడియా ఇచ్చాడండి. నువ్వు ఇలా ఫస్ట్ హెల్ప్ చేయడం అంటే సలహా ఇచ్చాడండి ఒక సహాయం చెప్పాడు. అంటే ఎలా చ అంటే, నువ్వు ఫస్ట్ ఏం జేస్తావంటే యూట్యూబ్ చానెల్ గాని క్రియేట్ చేసి లేదంటే ఇన్‌స్టాగ్రామ్ గాని క్రియేట్ చేసి, దాంట్లో రీల్స్ చేయడం మొదలెట్టు. దానివల్ల నీకు వ్యూస్ ఎక్కువ వస్తే, ఫాలోవర్స్ వచ్చారంటే, కొన్ని నెలల తరువాత నీ ప్రొడక్ట్‌ని నువ్వే దాంట్లో సేల్ జేసుకోవచ్చు. అంతా బావుంటది కూడా అని చెప్పాడు. అప్పటినుంచి నేను కొద్దిగా
వాళ్ళు హెల్ప్ చేసారా? ఓకె. ఓకె. మరి దాన్ని ఎలా, ఎలా ఇంప్లిమెంట్ చేసారు? అది వర్కౌట్ అయిందా?
ఆ! అయిందండి. ఒక 6 నెలల తర్వాత ఏంటంటే ఫాలోవర్స్ బా పెరిగారండి. అంతా బానే ఉంది. తర్వాత నా ప్రొడక్ట్‌ని సేల్ చేయడానికి మొత్తం అంతా రెడీ చేసానండి. అంతా బాగానే ఉంది రెడీ చేసానూ. సేల్స్ జనరేట్ అవుతున్నాయండి. స్టార్ట్ అయినాయి. అలా స్టార్ట్ చేయడం అంతా బానే ఉందండి. తర్వాతేంటంటే నాకింకా ఆ! ఏంటంటే ఈ ప్రొడక్ట్ సేలింగ్‌కి కొద్దిగా మనుషులు కావాలి గదండీ కొద్దిగా. అంటే ఇంకెవరైనా ఒకడినే అంటే బిజినెస్ స్టార్ట్ ఒక్కన్నే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇబ్బందండి. చాలా కష్టం గూడా చెప్పాలంటే.
ఓకే. ఓకే. ఓకె. అవునండి. మనుషు
ఏంటంటే
మార్కెటింగ్ చేయడానికి మనుషులు అవసరం కదా మరి.
అదే కదండీ! అలా ఏంటంటే అప్పుడు నేను ఒకా మా బ్రదర్ ఉంటాడండి ఇంకొక అతను. అతని సాయం తీసుకున్నానండి నేను. అతను నాతో పని జేస్తా అన్నాడు. వచ్చిందాంట్లో మేము కొద్దిగా ఎంతో కొంత
అంటే ఏ విధమైన సహాయం తీసుకున్నారు?

ఆ! జరిగిందండి. ఆ కథ చెప్తానండి. ఒకసారి నేను ఆ! చెప్తానండి. నా లైఫ్‌లో నా పాస్ట్‌లో జరిగిందండి ఇది సిట్యుయేషననేది. ఏంటంటే అండి, నేనప్పుడు బీటెక్ చేస్తున్నానండి అప్పట్లో. బీటెక్ చేస్తున్నప్పుడూ, అంతా బానే ఉందండి, అన్ని చేస్తున్నాను. సబ్జెక్ట్‌లేమో అవ్వట్లేదండి. అంటే నేను స్టడీస్‌లో అంతా కొద్దిగా వీక్ అండి. అంత మరీ అంతా ఏం కాదు గాని, కొద్దిగా వీక్ అండి కొద్దిగా.
లేదంటే ఒక్కొక్క చిన్న కథ. ఆ! మీ ఆ! అయ్యో!
అంటే ఇంకా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటారు కదండీ! డల్లర్ స్టూడెంట్ టైప్ అండి ఇంకా.
అంటే మ్యాథ్ అంటే హ్మ్, మ్యా మ్యాథ్సొచ్చేది కాద అండి?
మ్యాథ్స్ ఏంటండి, మిగతా ప్రోగ్రామ్ నేను కంప్యూటర్ సైన్స్ తీసుకున్నానండి బీటెక్‌లో. ఇప్పుడు అందరూ అదే తీసుకుంటున్నారని మేక్ గొర్రెల మంద లాగా, నేను కూడా <chuckles> ఇంకా అదే తీసుకున్నానండి. ఏం జేయాలో తెలియక, ఏం తీసుకోవాలో తెలియక. ఏంటంటే, తీసుకోవడం అంతా బానే ఉంది. మేక ఆ! ఒక సెమ్ముకొచ్చి ఒక 2 స సబ్జెక్ట్‌లు ఆగిపోడ కష్టపడేవాడిని అండి. ట్రై చేసేవాడిని మాక్సిమమం.
ఓకే అండి.
అంత కష్టంగా, అంత కష్టంగా ఉండేది. ఏమి నేర్చుకునేవాడిని కాదు. అలా సబ్జెక్ట్‌లాగిపోయాయండి ఫస్ట్ ఇయరుని సెకండ్ ఇయర్ దాకా అలాగే ఆగిపోయినాయండి.
అవును.
ఓహ్! రెండు మూడు నాలుగు సబ్జెక్ట్‌లు అలా. సెమ్ముకొచ్చి 3 సబ్జెక్ట్‌లు అలా అయిపోయాయండి. అప్పుడు ఏం చేశానంటే అండి నేను, నాకు అక్కడ అంతలా పరిచయం లేదు సెకండ్ ఇ- ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంటే అందరూ పరిచయం అవ్వరు కదండీ! కాలేజీలో. కొద్దిగా ఆహ్, కొత్త కొత్తగా ఉంటది. అదే కదా! అలాగే జరిగిందండి. సెకండ్ ఇయర్‌లో ఒక అమ్మాయి పరిచయమయిందండి నాకు ఫ్రెండ్‌గా.
అయ్యో! మరి ఏం చేశారు తర్వాత? ఒప్ అవును. ఫస్ట్ ఇయర్ మనకి కొత్తగా ఉంటది కదా!